అవును. ఇది మీ కళకే మచ్చలా మిగిలిపోతుంది, మళ్ళీ ఏమన్నా జరిగితే. మీరు సరైన నిర్ణయమే తీసుకున్నారు. కొన్నిసార్లు తప్పదండి, కొన్నాట్లికి మనం తలవంచాలి. దాని వల్ల మనం, తక్కువయిపోయామని అర్థం కాదు, కొన్నిసార్లు, కొన్ని సందర్భాలు దాటాలంటే, ఇవి తప్పవు.
అవును. నిజంగానే. అవును. ఆ! నిజంగానే. అంటే, ప్రతీది మనకనుకూలంగా ఉండదు గాబట్టి, ఒక్కొక్కసారి అడ్జస్టయితేనే మంచిది అనిపిచ్చింది.
హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరిలాగా ఈ బొమ్మలవీ గీస్తున్నారు కదా! మీ ఇంట్లో వాళ్ళు ఆహ్, రియాక్షనేంటండి? వాళ్ళ సపోర్టెలా ఉంటుంది మీకిలాంటి విషయాల్లో?
వాళ్ళు పాపం ఏది కావాలన్నా కొనిస్తారు, మా అమ్మ గానీ, నాన్న గానీ. మా నాన్నగారయితే, నైటెప్పుడైనా గాని నాకూ ఒక్కొక్కసారి ఎరేజరండి, అదేంటో నాకర్థం గాదు, అప్పుడిదాకా చేతులోనే ఉంటుంది, సడన్‌గా మాయమైపోతది.
హ్మ్. హ్మ్. <laughs> అవును. హ్మ్.
ఎన్ని సార్లయిందో నాకు చిన్నపిల్లలకి లాగా, ఎరేజర్ మాయమైపోతది. చూస్తే నాకు కాళ్ళ కిందనో, లేకపోతే బుక్కు కిందకెళ్ళిపోడమో, అలా ఎన్ని సార్లు జరుగుతదో. ఒకసారయితే అసలెక్కడ బోయిందో కనిపీయలా. పాపం మా డ్యాడీ నైనయిపోయిందనుకుంటా టైం అప్పడికీ, అబ్బుడెళ్ళి కొనుక్కొనొచ్చారు. వర్కంతా ఆగిపోతుందీ అని. బా సపోర్ట్ చేసేవాళ్ళు. <chuckles>
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! తల్లిదండ్రులెప్పుడు అంతే అండి. వావ్! పిల్లల గురించే ఆలోచిస్తారు. పాపం ఎంత కష్టపడినా గాని, ఏం చేసినా గాని.
అవును. నిజంగానే. వాళ్ళకదొకానందం మనకు నచ్చింది జేస్తే.
ఈరోజు మీతో అవునండి. ఈరోజు మీతో ఇలా మాట్లాడ్డం చాలా సంతోషంగా ఉంది.
నాక్కూడా అండి, చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి. హ్మ్.
మీ పని గురించి, మీ మొదటి ఉద్యోగం గురించి తెలుసుకున్నందుకు, అలాగే మీ, మీ దెగ్గర చాలా ఆసక్తికరమైన కళ ఉంది. ఆహ్, దాని గురించి తెలుసుకున్నందుకు కూడా, నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
<giggles> ధన్యవాదాలండి.

రూ. 100. 10,000 చొక్కా‌లు మాకు మడతేయడానికి మాకు వారం రోజులు పట్టింది. వారం రోజులకి 100 రూపాయలొచ్చింది. మళ్ళీ ఆ 100 రూపాయల్ని నలుగురుం బంచుకోవాలి.
అమ్మో! <giggles> ఆ! మరి ఏం చేశారు మీ మొదటి జీతంతో? <sneezes>
దాన్ని మేము ముగ్ ఏం చేసామంటే నలుగురం గలిసి ఎవరికి వాళ్ళు ఎవరు మీకు నచ్చింది కొనుక్కోండి. లేకపోతే, అమ్మకు కొనిపెడదాం అనుకున్నాం అన్నమాట.
హ్మ్. చాలా మంచి ఆలోచన. హ్మ్.
నేను ఏం చేశానంటే మా అమ్మ నాకు రూ. 10 ఇవ్వాలంటే, అది అని తిట్టారు గదా! సో. నాకు ఫస్ట్ బాధనిపిచ్చింది. తర్వాత నిజమే అమ్మ జెప్పింది. అమ్మ మిషన్ కుడతారన్నమాట.
హ్మ్. హుహు.
మిషన్ కుడతారు. అయితే మా అమ్మకి ఏదైతే మిషన్ మీద కుట్టాల్సినియి ఉంటాయి కదా! బట్టలు. బ్లౌ‌జెస్ గానీ, శారీస్ గానీ, నేను ముందుగానే చూసి అమ్మ ఏం కుడుతుందో దానికి దగ్గట్టు దారాలు కొనుక్కొచ్చి ఇచ్చానన్నమాట.
అవును. హ్మ్. హ్మ్. అబ్బా! చాలా మంచి పని చేశారండి. ఇది గొప్ప ఆలోచన. హ్మ్.
హ్మ్. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫస్టు టైమ్ నాకొచ్చిందే డబ్బులు. అండ్ అది గూడా అమ్మకే గొనిచ్చాను గదా! మా అమ్మయితే నిజంగా ఎంత హ్యాపీ అయిపోయిందంటే అసలా హ్మ్. ఆమెకి ఇచ్చేశానన్నమాట. ఇంకలా నాకు ఫస్ట్ టైమ్ అది బాగా, మాగా ఎక్స్‌పీరియన్స్. డబ్బులు నిజంగా అంత కష్టమా! రూపాయి రావడము అని?
హ్మ్. హ్మ్. అవును. చాలా సంతోషపడుంటారు. హ్మ్. హ్మ్. హ్మ్. అయితే మీరు తెలుసుకున్నారు. డబ్బులు సంపాదించడం అనేది ఎంత కష్టమో? మీరు ఆరోజు తెలుసుకున్నారు. అలాగే దాన్ని జయించారు కూడా.
హ్మ్. అవును. బాగా. అవును.
ఇది చాలా మెచ్చుకోదగిన విషయం అండి.
అంటే థ్యాంక్స్ అండి. నార్మల్‌గా అయితే అలా అనుకునేదాన్ని గాదేమో. మమ్మ అంటూ ఉండిద్దన్నమాట. "నేను పొద్దున్నుం‌చి సాయంత్రం దాకా ఈ మిషన్ కుడితే నాకొచ్చేది రూ. 60, రూ. 70. మీరేమో ప్రాజెక్టులని లేకపోతే అది అని, ఇదని, అన్ని డబ్బులు ఆగం చేస్తున్నారు" అలా అంటూ ఉండిద్ది. ఇంకా అప్పుడు ఆహ్, అది ఎక్స్‌పీరియన్స్ చేయాలి నిజంగానే అని చెప్పి చేశాం అనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళు చాలా సార్లు అడిగారు. మాకు స్కూల్స్ తెరిసేశారు గదా! ఇంక మేం చేయలేకపోయాం అనమాట.
హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హుహు.